హ్మ్. ఇంకా చిన్నప్పుడు? మీరు చిన్నప్పుడు ఆ! చెప్పండి.
అయితే, ఇంకా ఇంకా చప్ ఇంకా చెప్పాలా? యెస్. యెస్. ఇంకో పాట చెప్తాను. అయితే, మా, మా ఫ్రెండ్సేం చేశారంటే, హ్మ్, గర్ల్స్ అనమాట గర్ల్స్. కాలేజ్‌లోన గర్ల్సందరూ ఒకరోజు, ఒక సండే మూవీ‌కేళ్ళారనమాట. వాళ్ళు వాళ్ళే యెళ్ళారు. వెళ్ళి హ్మ్, నేను నిన్నొక ఒక సినిమా చూశాము. ఆ సినిమా జూస్తే మొత్తం మె మీలాగా మీలాగానే ఉంది బాయ్స్ అని జెప్పారు. ఏన్ ఏంటా మూవీ అంటే, హ్మ్, 'నచ్చావులే' అని ఓ సినిమా ఉంటుంది. ఆ 'నచ్చావులే‌'లో ఒక సి ఒక సాంగుంటుంది. మీ పాటే అని చెప్పి మమ్మల్నింక ఏడిపిచ్చాడనమాట. ఏం పాటంటే పావు తొక్క తొమ్మిదయింది పద్మావతి, నేను పంజగుట్ట ఒస్తున్నానే పద్మావతి, 90 స్పీడులో పద్మావతి నీ ఇంటి ముందు బ్రేక్ వేస్తా పద్మావతి, సింగిల్ హార‌న్ కొడతా సిగ్నలే ఇస్తా <chuckles> ఒక్క యెస్సంటే, ఒక్క యెస్సంటే, మన్మధుడిని నేననేనే సాంగ్ అనమాట.
ఓకే. హ్మ్. హ్మ్. <laughs> హ్మ్. యాహ్! <chuckles> అవునవును. పర్ అవును. <laughs> <laughs> ఆ! <chuckles> <laughs> ఆ! ముదు గ అవును. మన్మధుడిని నేనని గర్ల్ ఫ్రెండుందని. ఓ ఊరంతా చాటి చెపుతా. ఆ! <laughs> అవును.
'అసలు. గర్ల్ ఫ్రెండు ఉందని, టాంటామనీ ఆహ్, ఊరంతా చాటి చెప్తా.' <laughs> అందులో అసలు ఎలా ఉంటుంది జూడండి, సాంగంతా హ్మ్. పంజాగుట్ట పోతడు, ఆ ఏరియా పోతడు, ఈ ఏరియా పోతడు, తిరుగుతా ఉంటడు.
అవును. తిరుగుతా ఉంటాడు. చాలా బావుంటుంది.
అంటే, మొత్తం టైమంతా, టైమంతా. 9 నుంచి మొదలుపెడతాడు సాయంత్రం దాకనమాట.
అవునవును. ఈవెనింగ్ దాక జెప్తాడు. ఉస్ <chuckles> ఓహ్! మీ ఫ్రెండ్స్‌తో కూర్చొని మరి గూడా ఇట్లెప్పుడన్నా అంతాక్షరి కానీ, పాటలు బాడుకోడం గానీ, అలా ఏమైనా జరిగిందా?
ఆ! చెప్తూనే ఉంటాడు, సా ఆ సాంగ్ చూసి ఆ! పాడుకున్నామండి చాలా. అంటే, మాకెప్పుడన్నా లీజర్ దొరికినా, లేపోతేన ఇంగ మధ్యానం ఏం ల్యాబ్ లేదు ఇవాళన్నప్పుడేంటంటే, ఇంగా మొత్తం ఇగ మాటలు, పాటలే అనమాట. జోక్స్. అక్కడ జోక్స్ అప్ అప్పట్లోనే మేమూ మీమ్స్ రూపంలో మాట్లాడుకోడం, సేటైర్స్ అన్నీ బ్రహ్మానందం గారియ్యి.
ఓకే. హ్మ్. ఆహా! హ్మ్. <laughs> అంటే, మిమ్మల్ని జూసే ఒచ్చుంటయయితే మరి మీమ్స్.